జస్ట్ నేను నార్మల్‌గా రిమోట్‌లో కూడా కట్టేయొచ్చు ఆప్షనుంటది.
హ్మ్. అవునండి.
కానీ నేనక్కడికి వెళ్లి సుచ్చనేది ఆఫ్ చేస్తాననమాట.
నిజమే అండి. చాలామంది ఇప్పుడు మీరిది కరెక్ట్‌గా చెప్పారు. కొంతమంది ఫోను చూసేసుకుంటారు, ఓ పక్క టీవీ కూడా మోగిపోతుంది రెండింట్లో ఏది చూస్తారో కూడా అర్థం కాదు. ఇ ఒక్కొక్కసారి ఏది చూడరు. ఆ! ఎందుకు అసలు ఇలాంటి పనుల వల్ల ఎంతగా వృధా అవుతుందండి, మీలా కొంచెం ఆలోచిస్తే బ్ ఆహ్, చాలా వరకు తగ్గించొచ్చు.
<chuckles> 2 పారలెల్‌గా చూస్తూ ఉంటారు. అదే. అదే కదా, అవసరం లేదు గదా! అవును.